అవునండి, ఖచ్చితంగా. ఏంటంటే, ఇది మా నాన్నగారెప్పుడైతే చెప్పారో నేను గూగుల్లో సెర్చ్ చేసానండి. బెస్ట్ జిమ్ ఎక్కడుంది మన చుట్టుపక్కలా అని. అయితే ఒక మంచి జిమ్మొస్తే నేను జిమ్‌లోకెళ్లడం జరిగింది. వెళ్లీ నేను ఇలాగ ట్రెడ్మిల్స్ అది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ట్రైనరొచ్చి నాతో మాట్లాడారు. నా పేరు ఇలాగా, నా పేరిది నేను దగ్గరుండి చూసుకుంటాను ట్రైనింగిస్తాను. న్యూట్రిషన్ కూడా తను న్యూట్రిషనిస్ట్. అతను మనకి సర్టిఫైడ్ అమాట అతను అయితే మీకు న్యూట్రిషన్ కూడా దగ్గరండి మీకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తాను. ఏమేమి తినాలి ఏంటి అనేది నేను చూసుకుంటాను డైట్ మీకు పంపిస్తాను అన్నారు. సరే! అని చెప్పి నేను ఇంకా తను చెప్పినట్టే ఫాలోయిపోయేవాడినండి.
హ్మ్. ఓహో! ఆ! హ్మ్. ఓకె. ఓహో! ఓకె, ఓకె. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. అంటే మీరు చిన్న చిన్నగా మొదలుపెట్టారాండి ఈ అలవాట్లుని?
చాలా జాగ్రత్తగెళ్ళింది. ఆ! చాలా చిన్నగా, ఖచ్చితంగా నిజంగా చాలా చిన్నగా మొదలు పెట్టానండి. ఏంటంటేండి మీకు మా ఇంట్లో ఎలా ఉండేదంటేండీ నేను చిన్నోడినండి ఇంట్లోని.
హ్మ్. హ్మ్. హ్మ్.
ఆ! మా అమ్మ, నాన్న, అన్నయ్య, నేను, మా అత్త వాళ్ళు మేనత్తలిద్దరూ ఉంటారండి. అయితే మా నానమ్మ మేమందరం ఉండేవాళ్ళం. అయితే ఏంటి నేను అందరిలోకల్లా చిన్న వాడినవ్వడం నాకు బా ముద్దెక్కువండి చిన్నప్పటి నుంచి. <smacks lips>
ఓకె, ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. గారంగా పెంచారయితే. హ్మ్.
ఆ! బాగాన దాని మీదేమైందంటే అండి. నేను మామూలుగా హ్మ్, కాలేజ్ అంటే ఇప్పుడు డ్యూటీ పక్కన పెట్టేస్తే. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అలా నేను కాలేజ్ అది అయ్యాక <smacks lips> అది, ఇంకా తర్వాతింకేం జాబది చేయక ముందు 11:00కి లేసేవాడినండి మార్నింగ్.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్.
ఆ! 11:00కి లేగిసేవాడిని ఫ్రెష్ అయిపోయి ఆహ్, 12:30, 1:00 కల్లా నేను ఫుడ్డది తినేవాడిని. తినేసి కాసేపు ఆహ్, మా ఇంట్లో ప్లే స్టేషనుంటుందండి. నాకేది లేపోయినా ప్లే స్టేషన్ ఖచ్చితంగుంటుంది. <smacks lips> అంత దారుణంగా ఆడుతానమాట. ఆడేయడం ఈవెనింగ్ చేసి ఫ్రెండ్స్‌తో బయటికి తిరగడం. మళ్ళీ ఇంటికొచ్చేయడం. ఫుడ్డది నైటంతా ఫుల్లుగా.
ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. హ్మ్. హ్మ్. అంటే ఇలాగ ఒక ప్రత్యేకమైన రొటీనేమి లేకుండా ఉండేవారు.

ఆ! చెప్పారండి. నాకు మెయిన్ చెప్తున్నానా 11:00 గంటలకు లేగిసినోంటికి 5:00 గంటలకు లెగడం అలవాటు పడ్డానండి.
హ్మ్. ఓహో! ఆ!
ఆ! తెల్లవారు 5:00 గంటలకు లేసేవాడిని. ఫ్రెష్ అయిపోయేవాడినండి. జిమ్‌కెళ్ళిపోయేవాడినండి. ఓన్లీ మీకు కార్డియో సెక్షన్ కిందే, నేను 2 ½ గంటలు వర్కౌట్ చేసేవాడిని నేను. ఆ! బరువులేం మోసేవాడిని కాదు. మొత్తం కార్డియోయె. అంటే మొత్తం తగ్గడానికి చేసేవాడిని. తను ఇచ్చిన డైట్ చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యేవాడిని. అంటే మనకి ఇంత ఫుడ్డు‌ని కాస్త ఈ గుడ్లు, ఓట్సు, మీకు గ్రీన్ టీ, బ్రోకోలీ, అవకాడో ఇవి మాత్రమే తినుకుంటూ ఎళ్ళిపోయేవాడినండి. <smacks lips>
హ్మ్. హ్మ్. అమ్మో! హుహు. చాలా ఎక్కువ. హ్మ్. ఓకే. హ్మ్.
ఆ! మధ్యాహ్నం వచ్చేసి చికెన్ అది తినడం.
అంటే ఎప్పుడైనా సరే మీరు మధ్యలో ఎప్పుడైనా మోటివేషన్ కోల్పోవడం గాని, ఆసక్తి కోల్పోవడం గాని, ఇలాంటివి ఏమన్నా జరిగాయా అండి? దాన్నించి ఏమన్నా బయటకి వచ్చారా?
ఆ! ఆ! లేదండి. ఆ సమయంలో ఏం అవ్వలేదు. ఏమైందంటే నేను చాలా బలంగా చేసి, 6 నెలల తర్వాత నేను 6 ప్యాక్ తీసి, ఫోటో షూట్ పెట్టుకొని, ఏకంగా చాలా పెద్ద ఇన్‌స్టా‌గ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో అన్నిట్లో పెడితే చాలా బా పేరు కూడా వచ్చిందండి. <smacks lips>
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహో! హుహు.
ఆహ్, తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ కూడా యాక్ట్ చేశానండి. నేనే హీరో కింద ఒక ఇప్పుడు ప్రెజెంట్ మనకి యూట్యూబ్‌లో కూడా ఉంటుంది.
ఓహో! హ్మ్. అంటే మీ జీవితమే మారిపోయిందన్నమాట. నీమిషం తర్వాత.
<chuckles> నిజంగానండి. యూట్యూబ్‌లో కూడా ఉన్నాయి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్. అయితే అలా జాగ్రత్తగా ఎళ్ళిపోయిందండి నా స్టోరీ. అయితే ఒకసారి ఏమైందంటే అండి, నేను కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉండేవాడినండి. అంటే కార్ తీసుకుందాం అని థాట్‌లోని. అయితే డ్రైవింగ్‌కెళ్లి నేను రిటర్న్ వస్తున్నప్పుడు బండి మీద, నేను స్లోగా వస్తున్నప్పుడు సడెన్‌గా ఆపోజిట్‌లో వస్తున్న ఒక వెహికల్ సడెన్‌గా టర్న్ తిప్పేశాడండి. <smacks lips> అక్కడ చిన్న మలుపు తిప్పగానే నేనేం చేశాను, బ్రేక్ కొట్టినప్పటికి జారి కిందన పడిపోయాను నేను.
హ్మ్. హ్మ్. ఆహా! హ్మ్. హ్మ్. ఆహా! ఆహా!